ఓహ్!
ఆ! ఎందుకంటే, ఈ కంపోస్ట్‌కి నాన్ విజిటేరియన్ అంటే ఇష్టం లేదు. అది ప్యూర్ వెజిటేరియను <chuckles> అందుగురించి, అందుగురించీ మీరేంటంటే ఇంట్లో అన్నం మెతుకులు ఓకే. హ్మ్. కూరగాయ ముక్కలు ఓకే. మనం వండినవేనా కూరగాయలు మిగిలిపోయిన కూరేదేనా అది ఫ్రిజ్‌లో పెట్టుకొని ఏం తింటాం, ఫ్రెష్‌గా తినే కాన్సెప్ట్ ఉంటుంది కొంతమందికి. అలా మిగిలిపోయిన కూరనేంటంటే, అది కూడాను ఎక్కడో పారీసే బదులు, మనం ఈ కంపోస్ట్‌లో పెట్టచ్చు. ఆ! అందులోనేమో, ఇంక కొన్ని కొన్ని ఛీస్ గీసు అలాంటివి మిల్కు ప్రొడక్ట్స్ కూడా ఇందులో వేయడం మంచిది కాదు. అంటే, నాన్ విజిటేరియన్ గాని మిల్క్ ప్రొడక్ట్సు ఇలాంటివేమో వచ్చి అందులో వెయ్యొద్దు. బట్ ఓన్లీ అన్నం మెతుకులు అంతా వెజిటేరియన్ మ్యాటరే వెయ్యాలనమాట. నో అ యానిమల్ ఆరిజన్. ఓకే. అది. దాని వలన ఏవవుతుందంటే, మీకు క అ అది కంపోస్ట్ ఏమో వచ్చి, అది మీకు స్మెల్ అదీ రాకుండా ఉంటుందనమాట. అది. సో, దాని కోసం ఇది. అయితే, ఇప్పుడేంటి చేస్తారు మీరు! కొంచెం ఒక మట్టి, మట్టి ఎక్కడినించైనా సంపాదించండి. ఓ చిన్న, చిన్న ప్లాస్టిక్ బ్యాగ్
ఓహో! ఓకే, ఓకే. చాలా బాగుంది. హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. ఓకే. ఓహో! హ్మ్. అవునా? ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే ఎలాంటి మట్టి? అంటే ఇసుక కాకుండా, మనమిట్లా మొక్కలు పెంచడానికి కావాల్సిన మట్టి అంటారా?
ఆ! సేమ్ అలాంటిదే మట్టేమో ఆహ్, అది అంత దాంట్లోనేమో వచ్చి అంత సారం ఆన్ తో పని లేదు మనకి. మనం
ఓకే. అంటే మనం కంపోస్ట్ తయారు చేస్తాం కాబట్టి, సారం అంతగా పట్టించుకోవక్కర్లేదు.
దానికి సారం ఉండక్కరలేదు. అంటే, దాని కోసం స్పెషల్‌గా ఎర్రమట్టి అది కరీదు పెట్టి చేయక్కరలేదు. మామూలు మట్టి మీ బ్యాక్ యార్డ్‌లో ఏదేనా ఉంటే, అది తవ్వీసి, కొంచెం ఏమో వచ్చి ఒక ఆహ్, దీంట్లో పెట్టుకుని, అది బాల్కనీలో ఈ కంపోస్ట్ బకెట్ పక్కనేమో బెడతారు. అంటే, మనకందుబాటులో ఉండడానికి. అయితే, ఇప్పుడు రోజూ ఇవ్వాళేమో వచ్చి, ముందు ఒక లేయర్ మట్టి బ బకెట్ అడుగున పెట్టండి. ఆహ్, ఒక లేయరు ఇంకా జల్లీయాలనమాట కిందన. ఆ లేయరు అ అంటే, జస్ట్ ఒక ఆహ్, 1 ఆహ్, సెంటీమీటరు, ఆఫ్ సెంటీమీటరు మందం అనేది సరిపోతుంది. జస్ట్ ఊరికే అడుగున బోటమ్ ఒక చిన్న లేయరు. <sniffs> అయిన తరవాతన, ఎక్కువ మందం అక్కర్లేదు. దాని మీదనేమో వచ్చి, మొదటి రోజున్నటువంటి ఇది కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో, అన్నం మెతుకులు కానీ, కూరగాయల ముక్కలు కానీ, వేస్ట్ కానీ, వండిన కూరగాయ ముక్కలు కానీ, ఏవేనా సరే, అందులో పడేయండి. పడీసి అవి స్ప్రెడ్ చేసేయండి. ముద్ద కింద గుట్ట కింద కాకుండాను, అడుగున స్ప్రెడ్ చేసేయండి. పెట్టీసి, మళ్ళి దాని పైన ఒక లేయరు మట్టి కవర్ చేసేసేయండి.
ఓకే. ఓహో! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఆహా! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. అవునా? అంటే, ఇట్లా లేయర్స్, లేయర్స్‌గా మనం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడొక చిన్న బకెట్ అనేది తీసుకుంటే, మనమలా ఎన్ని లేయర్స్ వరకు వేయాలంటారు?
ఆ! వేసుకుంటే ఆ బకెట్ నిండీ దాక.